ఇప్పుడున్న జనరేషన్‌లో ఫోను లేని వాళ్ళు ఎవరు లేరనే చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే స్మార్ట్ ఫోను ఆండ్రాయిడ్ గావచ్చు ఇప్పుడు ఎక్కువ 'యాపిల్స్' అనేవి రకరకాలుగా ఒస్తున్నాయి. సో, ఫోను లేని వ్యక్తి ఎవ్వరు ఉండరనమాట. సో, ఇంకా పొద్దున లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఆ ఫోను ఆహ్, అందులో ఉన్న రీల్స్‌ని స్క్రోల్ జేస్తూనే ఉండాలి. లేపోతే ఏదో ఒకటి ఒత్తుతూనే ఉండాలనమాట. ఆ చేతులు పడిపోయినా గూడా ఆహ్, హ్మ్. ఏదోక దాంతో మొత్తానికి అస్స ఆ మొబైల్ అయితే వాడాలి. అన్న రేంజ్‌లో ఉంది గదా! సో, మరి నువ్వు అసలు నీ లైఫ్‌లో ఫోను లేకుండా ఉండగలవా? ఉంటే ఎలా ఉండగలవు చెప్పు?
అవును. అవును. అంటే నేను గూడా చిన్నప్పటి నుండి మనం చూసే అందరం గూడా ఈ ఫోన్స్ దాని, అంటే మనకు ఒకా నాకు తెలిసినంతవరకు 2010 లోపల ఏమో ఈ కీప్యాడ్ మొబైల్స్ నోకియాలు ఇవన్నీ మొదలైపోయాయి. పూర్తిగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండటం. అప్పుడు‌లో మనకి ఈ ఫోను అనేది అలవాటయిపోయి, మనకు ఈ బోడీలో ఒక పార్ట్‌లాగా అయిపోయింది మనకు. మన జీవితంలో ఒక ఫోననేది మన మనకొక ఒక పార్ట్ అయిపోయింది. అంటే ఎక్కడికన్నా వెళ్తాం గానీ మాకు ఫోను లేకుండా మాత్రం ఉండలేము.
అవును. హ్మ్. హ్మ్. కరెక్ట్. హ్మ్. సరే చెప్పు అసలు నీకు ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు నీకు ఫోను ఒచ్చింది?
అంటే ఈ వెల్! నాకైతే మాత్రం ఫోనూ నేనసలు నా ఫోర్త్ క్లాస్‌లోనే ఫోను ఒచ్చేసింది నాకు.
నీకు పర్సనల్‌గా ఇంట్లో వాళ్ళ ఫోన్ దీసుకొని వాడుకున్నాడేమో అగడం.
యాహ్! పర్సనల్‌గా నాకు ఫోను నేను ఫోర్త్ క్లాస్‌లోనే దిసేసుకున్నాను.
ఫోర్త్ క్లాస్‌లో ఎవరు నీకు కొనిచ్చారు?
అంటే కొనిచ్చడం అంటే ఇంట్లో వాళ్ళు, వాళ్ళు కొత్త ఫోనులు కొంటుంటారు గదా! మనకు.
అర్తమైంది నువ్వు ఫోన్ గొన్నావంటే జాతరలో దొరుకుతాయి ఇది అదేనా?
ఛా! కాదు. <giggles> అలా గాదు.
కాదా? <giggles> ఓకే. మరి ఫోర్త్ క్లాస్‌లోనే ఫోన్ ఎట్లా గొన్నావనేది జేప్పు నాకు అర్థం నీ డబ్బులా లేపోతే మీ నాన్న గొనిచ్చారా?
అంటే నేనే, నేనేం కొన్ లేదు లేదు. ఎవరు కొనిచ్చలేదు ఏమీ లేదు. వాళ్ళు ఇంట్లో అమ్మానాన్నలకి ఆహ్, ఫోననేది ఏమన్నా డ్యామేజ్ అయితే వాళ్ళు కొత్త ఫోన్ తీసుకుంటుంటారు గదా!
అవును.
సో వాళ్ళు వాడకుండా బడేసిన ఫోన్‌ని నేను రిపేర్ జేపించికొన్నానన్నమాట.
ఏంటి? ఫోర్త్ క్లాస్‌లోనేనే.
అంటే ఇంకా అలా అలా అనిపించింది గాగింకా ఖాళీగా ఉండే ఫోను మనం బెట్టుకుందాము వాడదాం అన్నట్లు.
దానికి సిమ్ ఎలా తీసుకున్నావు?
అంటే అడిగానన్నమాట. ఆహ్, మా నాన్నని అడిగానన్నమాట ఇలా సిమ్ గావాలా నాకోకటి ఇక్కడ తీసి ఇవ్వండి పెట్టుకుంటాను నేను గూడా అంటే ఇంక సరే అని జేప్పి తీసి ఇచ్చారు నాకు.
హ్మ్. హ్మ్. ఆ? మీ నాన్నగారేంటి కోప్పడలేదా? రేయ్! ఎందుకురా నీకి ఈ క్లాస్‌లోనే ఫోను అననలేదా?
అంటే నేను కవర్ అప్ జేశానన్నమాట అక్కడ. అంటే మా అమ్మకి ఫోన్ నొక్కడం ఇవన్నీ సరిగ్గా తెలియదన్నమాట. సో మీ నాన్న నువ్వు ఎక్కడైనా దూరంగా ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్
ఎలా కవర్ జేసావు? హ్మ్. <chuckles> తేలీవీ
అలా ఉన్నప్పుడు ఇంగ ఫోన్ ఉండాలి గదా! ఇంట్లో.
హ్మ్.
అంటే నేను వాడుకునే దానికి వా ఆహ్, అల అలుసుగా జుసుకుంటూ ఒక కారణం ఒక ఇంపార్‌టెన్స్ గూడా జేప్పానన్నమాట. సో కాంప్రమైజ్ అయిపోయారు. ఇంకేం చేద్దాం సరేలే పాయింట్ ఉందిలే అని జేప్పి
హ్మ్. మీ నాన్న నమ్మేసారు పాపం. అంతేనా? హుహు. హ్మ్. సరే మొత్తానికి ఫోన్ ఒచ్చింది. అందులోకి సిమ్ వచ్చింది. ఏమేం వాడేవాడివి అప్పట్లో?
సో నైను ఫస్ట్ అంటే ఏం వాడతామండి? మనకు అప్పట్లో ఫోను, ఫోనులు జేసి మాట్లాడడం ఇయన్నీ గానీ తెలీదనమాట. మనకేం దెలుసు?
హ్మ్. మరేమి తెలుసప్పుడు? ఏం తెలుసని ఫోను వాడుతున్నావు?
<chuckles> ఫోనులో టైం చూడ్డం దెలుసు. సరిగ్గా ఏ టైయానికి లేస్తన్నాం ఏంటి? <giggles> తర్వాత గేమాడ్
అబ్బా! చాలా గొప్ప పనే నేర్చుకున్నావు. వావ్! అంత గొప్ప ఆలోచన ఎలా ఒచ్చిందప్పట్లో నీకు? అంటే టైం ఎవరన్నా క్లాక్‌లో చూస్తారు. క్లాక్‌లో గాకుండా నేను ఫోనులోనే చూడాలని నేర్చుకున్నావు గదా! ఎలా అంటే ఎవరైనా నేర్పిచ్చారా నీకి? నువ్వంతట నువ్వే స్వయంగా నేర్చుకున్నావా?
అట్లా ఏం లేదు. నాకూ ఇదీ యనలాంగ్ గడియారం టైం కా ఆహ్, తెలీదు. ఎలా చూడాలి ఏంటి అనేది నాకు.
ఓకే. సో
సో డిజిటల్‌గా ఉండేదానికి ప్రిఫరెన్స్‌గా చూసుకున్నాననమాట.
హుహు. ఓకే. సరే దాంట్లో ఏమైనా గేమ్స్ ఆడడంలాంటివేమైనా చేసావా? అప్పట్లో ఏం గేముండే ఆ ఫోనులో?
సో, జస్టీ సో, మాక్సిమం నోకియా సెల్స్‌లో ఉండే గేమూ మనకు ఆహ్, స్నేక్ అండ్ లా స్నేక్ అండ్ ల్యాడర్ గాదది. స్నేకు బాల్స్ మింగతా ఉంటది. ఆ! బాల్స్ ఆ! అయి బాల్స్ దీసుకుంటా ఉంటది. అదే ఎక్కువా నేనాడిన గేము. తర్వా
స్నేకా? ల్యాడర్ గాదు. జస్ట్ స్నేక్. స్నేకు, బాల్స్. హ్మ్. సరే నీకు ఫోర్త్ క్లాస్‌లో ఫో ఫోననేది వచ్చింది బానే ఉంది. ఈ స్మార్ట్ ఫోననేది ఏ ఏజ్‌లో ఒచ్చింది చెప్పు.
స్మార్ట్ ఫోన్ ఒచ్చింది! యాహ్! ఫిఫ్త్ క్లాస్‌లో ఒచ్చేసింది.
ఆ? ఏంటీది?
<chuckles> అదే మ్యాజిక్. <chuckles> ఆహా!
నిజమా? నమ్మలేకపోతున్నాను నిజంగా! ఎలా కొనిచ్చారు నీకలా స్మార్ట్ ఫోన్ ఫిఫ్త్ క్లాస్‌లోనే?
లేదు నాకు కొనివ్వలేదు. సో నేనెప్పుడూ నేనడిగి కొనలేదనమాట. సో వోళ్ళు అంటే వాడకుండా పడేసుంటారు గదా! నేను ఒటిల్ని ప్రిఫర్ జేసేవాడిని. అడిగితే కొనీయరని జెప్పి తెలుసు గదా! సో బొ అవసరం లేనిది
నువ్వాడుకున్నావాంతే. హ్మ్. హ్మ్. మరి ఏదోక స ప్లానేసావు అంతేనా?
ఆ! అవసరం లేని దాన్ని పక్కన బడేసినప్పుడు నేను వాడుకుంటానంటే, సరే అంటారు గదా!
హ్మ్. సరే ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఏది ఫోర్త్ క్లాస్ నుంచి గదా నువ్వు ఫోన్ వాడడం మొదలైతింది థర్డా? థర్డా, ఫోర్థా? ఫోర్థా! ఓకే. సో ఫో
యాహ్! ఫోర్త్ అనుకో. ఇంకా తక్కువే కానీ నాకు గుర్తున్నంత వరకు అంటే నేను ఫోను వాడడం చిన్నప్పుడే ఉంది. కానీ, నేను పర్సనల్‌గా పెట్టుకున్న ఫోన్ ఫోర్తు.
<giggles> కాదు ఇంకా తక్కువ అంటే నర్సరీ నుంచి సు ఫోను <giggles> తీసుకొని వెళ్ళిపోయావా ఏంటి?
ఆహ్, నర్సరీ గాదు కానీ, ఒక యూకేజీ, ఫస్ట్ క్లాస్ అనుకోవచ్చు.
ఎల్‌కేజియా? జ ప్పో! దేవుడా! ఆహ్, సరే నీకు అప్పటినుంచి ఫోను అనేది అలవాటయింది కదా! మరి ఇంతగా అలవాటైన ఫో‌నును లేకుండా ఒకరోజు గడపాలి అంటే ఎలా గడుపుతావు చెప్పు?
హ్మ్. అంటే అప్పట్లో మనకి ఈ ఫోన్స్ దగ్గర జూస్తే మనకు ఈ 5 జీలు 4 జీలు ఏమి లేవు. ప్రశాంతంగా ఉండేది. జస్ట్ అ ఆహ్ మీరు జూస్తున్నట్లే చెప్పినట్లు ఒక స్నేక్ గేమ్ ఆడుకున్నామా! లేదా టైం జూసుకున్నామా! లేపోతే ఆ ఫోనులో మ్యూజిక్ ఉంటది గదా మనకు రింగ్ టోన్స్, అయి వింటా ఉండేది. ఎందుకంటే అప్పటికి మనకు మెమరీ కార్డ్స్ గూడా సరిగ్గా లేదు. అప్పుడు ఆహ్, ఆ టైంలో.
హ్మ్. అవును. హ్మ్. అవును.
సో ఇ ఇంకా ఆ తర్వాత ఈ జనరేషన్ మారే కొన్ని మనకు ఫోనులో హ్మ్, మె మెమరీ కార్డ్ ఒచ్చింది, తరువాత కెమెరా ఒచ్చింది, తరువాత డ్యుయల్ సిమ్స్‌గా ఒచ్చాయి. అంటే సింగిల్ సిమ్ బెట్టే ఫోన్‌లో 2 సిమ్ములు బెట్టుకునే ఆప్‌షనొచ్చింది. ఈ 2 సిమ్ములు ఉన్నాయని చెప్పి నేను 2 సిమ్ములు గూడా ప్రిఫర్ జేస్తూ, అంటే అలా వెళ్ళాననువా అంటే వాళ్ళేది క్రియేట్ జేస్తే దాంట్లో నేను ఉండాలన్నట్లు, నేను నన్ను నేను అప్‌డేట్ జేసుకుంటూ ఒచ్చేసాననమాట. అది ఏదో ఒక రకంగా. అంటే నాకి
అవును. నెట్టోచ్చింది. హ్మ్. అబ్బా! హ్మ్. అరే! అంతగా అప్‌డేట్ చేసావు అంతా బానే ఉంది. ఇప్పుడు సడెన్‌గా అంటే నిన్నటి వరకు నువ్వు ఫోను ఇ ఇంగా దానికి రెస్ట్ లేకుండా వాడావు. ఈరోజు నుంచి ఒక 24 హావర్స్‌లో నువ్వు ఫోను వాడకూడదు అంటే దానికి బదులుగా ఆహ్, దాన్నసలు ఒదలగలవా? ఒదలలేవా? ఒదిలితే దానికి మర్చిపోవడానికి ఏమేమి యాక్షన్స్ చేస్తావు చెప్పు?
అంటే ఆహ్, చిన్నప్పుడే నాకు ఒక సిచ్యుయేషన్‌లో ఫోననేది నన్ను హ హస్టల్‌లో చేర్పించేసారన్నమాట. సో ఆ
ఏ క్లాస్‌లో చేర్పించారు?
సెవెంత్‌లో సెవెంత్‌లో జాయిన్ జేపిస్తే ఇంక మనకి ఫోన్ అనేది ఉండదు గదా! మనకేమో ఫోను బాగా అలవాటు ప్లస్ ఇంట్లో ఉండటం ఇంకా అలవాటయిపోయింది. ఒక ఓ పక్క చేతికి ఏం అర్థం గాట్లే. ఒక చేతిలో ఫోన్ ఉండాలాని జేప్పి ఒక పక్క. ఇంకో పక్క ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలా. ఇలా ఫోన్ మీద ఎక్కువ ద్యసయిపోయి అసలు ఒక అంటే పిచ్చేక్కిపోతావుండింది. ఏం జేయాలి? ఏం జేయాలి? ఏం జేయాల? అన్నట్లు అలా ఎక్
ఓకే. హ్మ్. <smacks lips> అవును. ఓకే. హుహు. నీకీ చిన్నప్పుడే పిచ్చెక్కిపోయింది గదా! ఫోన్ లేనప్పుడు. ఇప్పుడు ఉన్నావు ఇప్పుడు ఫోన్ లేకుండా ఉంటే అసలు నీ పరిస్థితి ఏంటి? ఏమైదంటావు చెప్పు.
హ్మ్. అంటే అప్పుడు గాబట్టి అది తెలియని ఏజ్ గాబట్టి అది ఒక ట్రామ‌లో ఉండిపోయాను. బట్ రీసెంట్ టైమ్స్ యాహ్!
అది ఓకే. ఎందుకంటే చిన్నతనం కాబచ్చి ఏ ఏం గాదు ఇప్పుడు నువ్వు పెద్దోడివి అయిపోయినావు గదా! సో ఇప్పుడు ఒకరోజు ఫోన్ లేకుండా ఉండాలంటే ఏం జేస్తావు?
హ్మ్. యాహ్! రీసెంట్ టైమ్స్‌లో గూడా ఫోన్ లేకుండా అంటే నె ఎలా నేను మొదటిగా ఫోన్ లేకుండా గూడా చాలా మాట్లు ట్రై జేశా. దానికి మొదటిగా తీసుకున్న టిప్స్ ఒచ్చి ఏంటంటే ఆహ్, నైట్ టైమ్ ముందు ఫోను పక్కన బడేసి ఇంకా ఒక రోజంతా ఉండాలని జేప్పి ఒకరోజు అయితే మాక్సిమం డిసైడ్ అయిపోయాను గూడా. అవు
హ్మ్. మరి పాటించావా? అంటే సక్సెసా? ఫెయిలా?
ఆహ్, సక్సెసే అయ్యాను. ఫోనసలు పూర్తిగా అవాయిడ్ జేయాలనుకుని, ఒకరోజు పక్కన బడేసి అప్పుడు సక్సెస్ అయ్యాను. అప్పుడు నేను తీసుకున్న టిప్స్ ఒచ్చి మొదటిగా సో ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్ అనేటివి ఒకనో నాకు నంబర్సనేటివి గుర్తులేవు. అంటే ఫోన్ రాంగానే మానింకా హ్యూమన్ బ్రైన్ గూడా దగ్గిపోయిందనమాట దాని మెమరీ పవర్. నెంబర్‌లు గూడా గుర్తులేని సిచ్యుయేషన్ నేనేందంటే జస్ట్ ఇంపార్టెంట్ నంబర్స్ వరకు పక్కన రాసి పెట్టుకోవడిని బుక్కులో. సో అవన్నీ రాస్
ఓకే. హ్మ్. ఓకే. హుహు. అంటే దాంట్లో సేవ్ జేసుకోలేదా ఎప్పుడు?
అంటే ఫోనులో ఉంటాయిగా. అంటే నేనేంటి ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చినా నా ఫోను దాకగూడదు. ఆ విధంగా నేను ప్లానేసుకున్నా.
అంటే, నోటెడ్ లేవు. నంబర్స్ అంటున్నావంతేనా?
ఆ! నాకు నోటెడ్ లేవు, నాకు గుర్తు లేవు. నా ఫోను తాగగూడదు. నేను మాత్రం ఒకవేళ నాకు ఎమర్జెన్సీ ఒస్తే, పక్కన వొళ్ళని రిక్వెస్ట్ చేసి, వోళ చేత జేపిచ్చాలే గాని, నేను తాగకూడదు నా చేత్తో ఫోనుని మాత్రం.
హుహు. ఓకే. ఫైన్ అంతా బావుంది. ఇప్పుడు నువ్వు మార్నింగ్ లేస్తేనే ఫోను చూస్తావా? చూస్తే ఏమేం చూస్తావొ? అది జెప్పు ఫస్ట్.
మార్నింగ్ లేస్తే అందరం ఫోను చూస్తాంగా, నేనైతే ఫస్ట్, ఓపెన్ జేయంగానే, ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళిపోతా. ఇన్‌స్టాగ్రాము, వాట్సాప్‌లోకెళ్లిపోయి. అక్కడ నోటిఫికేషన్స్ ఇక్కడ నోటిఫికేషన్స్
హ్మ్. హ్మ్. డే అంతా ఇంకేం ఇంకేమేమి చూస్తావు దాంట్లో?
వెల్ ఇంకా యూట్యూబ్ జూస్తా. సినిమాలు జూస్తా. ఇంగా థట్స్ ఇట్. ఇంకేమున్నాయ ఇంటి దగ్గర
హ్మ్. సరే. ఇప్పుడు ఏమైంది అంటే, నీ దగ్గర ఉన్న ఫోను నేనే లాగేసుకున్నా. హ్మ్. అప్పుడు ఏం జేస్తావు?
హ్మ్.
ఓ 24 హవర్స్ వరకు ఇవ్వను, అని జెప్తా.
అప్పుడు జస్ట్ అడుగుతావు, జస్ట్ ఒక ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఇవ్వు ఆహ్, అయ్యో! అసలు ఇయ్యనంటే, ఇంకా కనీసం నా నంబరన్న నాకు జెప్పు గుర్తుబెట్టుకుంటానని జెప్తా.
అస్సలియ్యను అంటా. అది కూడా ఇవ్వను. ఒక 24 హవర్స్ నువ్వు ఎలా స్పెండ్ చేస్తావో చూడాలనుంది అంట. అప్పుడు ఏం చేస్తావో జెప్పు.
ఆహ్, ఆహ్, ఒకవేళ గాని మొత్తానికి అసలు నా చేతికి ఏ రకంగాను నాకు ఫోను రాదు. ఒక సిట్యుయేషన్‌లో అనుకుంటే ఫస్టు ఆహ్, అంటే ఆ క్యూరియాసిటీ అనేది ఒచ్చేస్తది గదా! ఒకరి చేతిలో మన ఫోను ఉందంటే వాళ్ళు మన ఫోను మన ఫోనులో ఏం చూస్తారు? ఏంటి? అనే ఒక భయం.
హ్మ్. ఇప్పుడు లేదు నీకు ఫోను సో ఏం జేస్తావు?
నా దగ్గర లేదు. వాళ్ళ దగ్గర ఉంటాది గదా! నా ఫోను వాళ్ళ చేతుల్లో ఉంటదని ఒక టెన్షన్‌తో ఉండి, తరువాత ఒక మెడిటేషన్ జేస్తా ప్రాపర్‌గా.
హ్మ్. ఆగు నీ ఫోను నా దగ్గర ఉన్న దాని పాస్‌వర్డ్ నీకే దెలుసు, నాకేం తెలీదు. అప్పుడు నువ్వు టెన్ టెన్షన్ బడాల్సిన పని లేదు గదా!
ఓకే. అప్పుడింకేం జేస్తానంటే, జస్ట్ నార్మల్‌గా నా డే రోటీన్ అనేది ఫోను లేకుండా ప్రాపర్‌గా లేచి, ఇంక ఫ్రెష్ అప్ అయ్యి
హుహు. ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తావు ఫోను లేనప్పుడు?
ఫోను లేకుండా త్వరగానే మెలుకువొచ్చేస్తది.
ఆ! అదేంటి ఫోను ఉన్నప్పుడు లేటుగొస్తద?
ఫో ఫోను ఉన్నప్పుడు అంతే గదా! నైటంతా ఫోను జూస్తా ఉంటాం. మేల్కొనుంటాము. సో, ఉదయం
హ్మ్. సరే! ఏ ఫోను లేదు ఇప్పుడే ఎన్ని గంటలకి లేస్తావు?
హ్మ్. నాకు దెలిసినంత వరకు ఆహ్, 7 ఆర్ 6 లేసేస్తానేమో. లేచ్
ఓహ్! అది కూడా ఎర్లీ అంటున్నావంటే ఓకే. ఆహ్, తరువాత?
<chuckles> ఇంకా 4 అనుకున్నారా ఏంటి? అంతలేదు. <giggles>
ఓకే. ఓకే. తరువాత ఏం జేస్తావు?
తర్వాత మే బి సమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తాను. ఇంకా టైం అనేది అవ్వాలి గదా! కాసేపు. తర్వాత ఫ్రెష్ అప్ చేస్తాను. తర్వాత ఆహ్, ఫుడ్ టిఫిన్ బ్రేక్ ఫాస్ట్స్ కెళ్తాననమాట.
హ్మ్. అవును. తర్వాత? మధ్యలో ట ఈ ఫోను అరె! నా ఫోను ఎక్కడరా? కనిపించట్లేదన్న థాట్ గూడా రాదా?
ఒచ్చేస్తది ఈసీ‌గా ఎందుకంటే, నిన్నటి దాకా చేతిలో ఉన్న ఫోను ఈరోజు లేదంటే వాటికి చేయాల్సిన గదా! ఇవన్నీ. ఇప్పుడు
హ్మ్. హ్మ్. అంటే నువ్వనుకోవ? అంటే ఆ థాట్ ఒచ్చినా గూడా, దాన్ని ఎలా డైవర్ట్ జేస్తావు?
ఓవర్కమ్ జేయడానికి ఇంకా ఇలా ట్రై జేస్తుంటానన్నమాట. ఫోను గాకుండా ఇప్పుడు నా డైవర్ట్ నెక్స్ట్ అంటే నేను వెళ్ళే పని మీద జూడాలి అన్నట్లు కా దాని మీద షిఫ్ట్ జేసేస్తాను.
హుహు. ఈ మధ్య పనులు కూడా ప్రతీదీ ఫోనులోనే అవుతున్నాయి గదా! లైక్ కాల్ కావచ్చు, లేకపోతే ఎవరికైనా మెసేజ్ పెట్టడం గావచ్చు, మెయిల్ గావచ్చు మరి అయ్యి ఎలా బ్యాలెన్స్ చేస్తావు దాన్ని?
ఆహ్, వాళ్ళ ఆహ్, ఆ రోజే దూరపు సిచ్యువే దూరంగా ఉండే వా వాళ్ళకి నేను ఒక మెసేజ్ లాంటిది ఏద‌న్నా పంపిచ్చాలి అనుకుంటే ఇంకా అది చాలా వరకు కష్టమైపోద్ది. మే‌బీ ఇంకొక ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఇంటర్‌నేట్ షాపుకు బొయి మెయిల్ జేయడం వాళ్ళకి.
ఫోను లేదు ఇప్పుడు నీ చేతిలో. అయినా ఎలా బాలన్స్ చేస్తావు? హ్మ్. హ్మ్. హుహు. ఇంకో ఆప్షన్ ఇది కూడా ఉంది. ఎలా అంటే నీ దగ్గర పర్సనల్ ల్యాప్‌టాప్ ఉందనుకో, మెయిల్‌లో లాగిన్ అయితే అక్కడ ప్రతి ఒక్కరివి నువ్వు లింక్ అప్ జేసుకునుంటే అక్కడ నంబర్లుంటాయి గదా! అక్కడి నుంచే తీసుకోవచ్చు.
ఇలా ఫోను లేదు. బట్ నా ఫోనుకి హాట్‌స్పాట్ ఉండేది నా మొబైల్ ఇంటర్‌నేట్ నుండే గదా! అప్పుడు అది కష్టం గదా! లేదు, సో, నాకు ఆప్షన్ లేదు ఫోను. నువ్వు అన్నదేమో కరెక్టే నా దగ్గర ల్యాప్‌టాప్ పర్సనల్‌గా ఉంది. బట్ నా మొబైల్ గు మ నా మొబైల్ డేటా‌నే గదా ఇక్కడ యూజ్ చేస్తుంటాను. నా మొబైలే నా చేతులు లేనప్పుడు ఇంక ఇంటర్‌నేట్ సెంటర్‌కెళ్ళాలా.
ఓహో! ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. పాయింట్. హ్మ్. సరే మరి. ఆహ్, అట్లయితే ఇప్పుడు నువ్వు ఫుడ్డు దింటున్నప్పుడు ఇప్పుడు జనరల్‌గా సినిమాలో సాంగ్సోస్తాయి జూడు, 'జనతా గ్యారేజ్‌'లో నీ సెలవు అడిగే అన్నట్టు నువ్వు ఫుడ్డు దింటున్నప్పుడు నా ఫోను లేదే అన్నట్టు నువ్వు ఫోను మిస్సైతూ ఏమన్నా పాటలు బాడడం అట్లాంటివి ఏమన్నా జేస్తావా?
హ్మ్. ఆహ్, ఒకవేళా ఫోను లేకుండా ఉంటే అది ఫుడ్డు తినే టైంలో మాక్సిమం. ఎందుకంటే అన్నం తినేప్పుడు ఫోను నొక్కుతా ఉంటాం కాబట్టి
అంటే, ఫోను ఆల్మోస్ట్ ఇంగ ఫుడ్డు తినేతప్పుడు ఎక్కువ చూడబుద్ధయితది. ఎందుకంటే ఊకే తినబుద్ధి గాదు కదా! సో, మరి అలాంటి టైంలో ఏడుస్తావా? లేకపోతే అయ్యో! ఫోను లేదు అది నన్ను మిస్ అవుతుందా? లేపోతే నేను దాన్ని మిస్ అవుతున్నా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటావా?
హ్మ్. <giggles> దానికి నువ్వు చెప్పినట్టు ఒక పాటైతే ఖచ్చితంగా చ్ ఆ! నువ్వు జెప్పినట్టు ఒక పాటయితే జెప్పుకోవచ్చు. నువ్వు లేక నేను లేను ఒక ఎమోషనల్ సాంగు 'టె టె టెన్.'
ఏం పాట? ఆ! ఏం పాటది చెప్పు?
అది సినిమాలో పాట కా ఆహ్, సినిమాలో పాట కాదది సాయిబాబాది కాదు. సినిమాకో ఏదో ఒక సాంగనుకుంటా.
నువ్వు లేక అనాధలం అదా?
నువ్వు లేకా 'ఆహ్, నేను లేను' సాయి ఓ సాయి. అంటే మనకు సాయిబాబా గురించుంటది ఆ సాంగు.
హుహు. అవునవునులే దాంట్లో మొబైల్ పెడతావు సాయిబాబా ప్లేస్‌లో అంతేనా?
ఇంకంతే గదా! <chuckles> ఇంకా ఫోను లేదు కాబట్టి ఇంకదద్ అక్కడ పెట్టేస్తాం కొద్దిగా ఎమోషనల్‌గా అలాగే
<chuckles> ఆ! సరే. ఇప్పుడు మార్నింగ్ నుంచి నీకు ఫోను లేదు కదా! నీకెప్పుడైనా ఫీలింగనిపిస్తదా? లైకు టైమెక్కువ ఉంది ఫోనున్నప్పుడు టైం చాలా ఫాస్ట్‌గా అయిపోతుందన్నప్పుడు ఆ! సో హ్మ్. సో, మరి అలా టైమెక్కువ ఉంది అన్నప్పుడేమన్నా దాన్ని ప్రొడక్టివ్‌గా యూజ్ చేస్తావా? అంటే ఎలా అంటే ఏదైనా చదవడం కావచ్చు
తెలియకుండా జరిగిపోయింది అని చెప్పి చాలా అనిపిస్తది. ఏద్దన్నా కొత్తగా చదవడం నేర్చుకోవడం ఇలా చేయొచ్చు. ద సో అప్పుడు నేనేం జేస్తానంటే మొన్నటి దాకా ఫోనులో ఈ వెబ్‌సైట్స్‌లో చదివేదాన్ని ఇప్పుడు బుక్ ప్రిఫర్ జేస్తాను. ఏదన్నా నాకు నేర్చుకోవాలి అనిపిస్తే ఒక బుక్ ఓపెన్ చేసి బుక్‌లో పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని ఒక స్కెచ్ ఒక స్కెచ్ పెన్నతో ఆ పాయింట్స్‌ని స్ట్రైక్ జేసుకుంటూ సో ఈ పాయింట్స్ ఇంపార్ట్ అంటే ఈ కాన్సంట్రేషననేది బుక్ మీద డైవర్ట్ జేస్తాననమాట. నేర్చుకోవాలనుకున్నపు
హ్మ్. హుహు. హుహు. హుహు. ఓకే. ఫోను మీదకొచ్చినా సరే దాన్ని బలవంతంగా బుక్ మీదకి దీసుకొస్తా అంటున్నావు అంతేనా?
ఇంకంతే దాన్ని ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ జూడాలి. ఎలక్ట్రానిక్ డివైస్ మన చేతిలో ఉండగూడదంటే ఇంక ఫిజికల్‌గా ఇంక ఈ బుక్సు లేదా ఇంక్ ఇంక దానికి రిలేటెడ్ ఏదైనా గాని ఇప్పుడు మనీయే ఇప్పుడు యూపీఐ ద్వారా చేయొచ్చు. లేపోతే హాండ్ క్యాష్ చేయొచ్చు. ఇప్పుడు మొబైల్స్ ఉంటే అందరూ యూపీఐ ప్రిఫర్ జేస్తారు. నా చేతిలో లేదు గదా! సో నేను ఏటీఎం దగ్గరకి పోయి డ్రా జేసి డబ్బులు హాండ్‌కి దీసుకుంటాను.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. కరెక్టు. అవును. సరే. ఇప్పుడు నువ్వు 24 హవర్స్ లేకుండా ఫోను లేకుండా ఉన్నావు. అన్నీ కొంచెం బానే డైవర్ట్ జేశావు అంత అయిపోయింది. ఫస్ట్ ఫస్ట్ నీకు ఫోను ఇచ్చా, ఏం జెక్ జేస్తావు ఫస్ట్ ఫోన్‌లో?
అగైన్ మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళిపోతా ఆ నోటిఫికేషన్సు వ
పైన మెసేజు‌లేం జూడవారె! ఏం ఏవన్నా మి ఇవ్ ఒచ్చాయి ఎవరన్నా బెట్టారేమో ఆఫీసు వాళ్ళు గానీ, ఫ్రెండ్స్ గాని, అవి జూడవా?
అవి మనకి తెలుసు గదా! నోటిఫికేషన్స్ ఆన్ జేయంగానే'టంగ్ టంగ్ టక్ టక్‌నా అంటూ నోటిఫై వస్తానే ఉంటాయి. సో, అలా ఒచ్చే లోపలే మనమే యాప్ ఓపెన్ జేసుకొని జూడొచ్చు.
ఓకే. హ్మ్. నాకేం అర్థమైందంటే నువు ఫోను లేకుండా కూడా ఉండగలవు. కాకపోతే ఉండకుండా ఉండలేకున్నావు అర్థమైంది. నీగర్థమైందా నేనేం జెప్పా అనేది?
ఖచ్చితంగా! యాహ్! అర్థమైంది. ఉండగలను, ఉండలేను, అంతే. <chuckles>
<chuckles> యాహ్! బట్ గట్టిగా ఫిక్సయితే ఉంటావని మాత్రం అర్థమయింది. చాలా చక్కగా ఉంది నీతో మాట్లాడ్డం. చాలా ధన్యవాదాలు చాలా విషయాలు షేర్ జేసినందుకు.
హ్మ్. నాక్కూడా ఈ ఫోను లేకుండా ఉండడం అనేది ఇంకోసారి గాని ఐడియా ఒచ్చింది. ఇంకోసారి గాని నేనే ట్రై జేయాలా అలా ఉండటానికి. యాహ్! కానీ మీతో మాట్లాడినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి గూడా మాట్లాడుకోవచ్చు ఇలాగే. ధన్యవాదాలు.
చెయి చెయి. ఆల్ ద బెస్ట్. ట్రై జెయి. <chuckles> తప్పకుండా. ధన్యవాదాలు.